అరెరే! మరి జీరో అయిపెరా!
నిజంగా అండి. ఎంతా బాధనిపించిందంటే అప్పుడూ అసలు అరే! అట్‌లీస్ట్ ఇది కొంచెం టఫ్ ఉంటుంది రా! మీ వల్ల కాదు! ఎ ట్రై అయితే చేయండి పర్లేదు అన్న విధంగా చెప్తే, సరే మాకొకటనిపించిద్ది, ఓకే ఈసారి ట్రై చేద్దాము నెక్స్ట్ టైమ్ ఏదైనా కాంపిటీషన్ వస్తే అప్పుడు బాగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి మనలో ఒకటి, ఒక రియలైజేషన్ అనేదొస్తుంది అలా చెప్తే!
అంటే, మనకి డిసప్పాయింట్ చేయకుండా ఓకే. ఇది కొంచెం కష్టం మీకు కొంచెం ఆలోచించండి అంటే మీకు కొంచెం బెటర్‌గా ఉన్ను. బట్ చేయలేరు చె మే బీ ఈ సీనియర్స్‌ని అడిగారు కదా! సో, వాళ్ళకి సం టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే, ఈళ్ళు జూనియర్‌లు మీకెందుకింత పెద్ద కాంపిటీషన్ అన్న మైండ్‌సెట్ ఉందేమో వాళ్ళకి.
అవును. బెటర్‌గా ఉంటది. అవును. హ్మ్. అవును. హ్మ్. మీరు చెప్పినట్టు కూడా ఆలోచించి తరువాత ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు, కొంతమంది ఫ్యాకల్టీ లేడీ ఫ్యాకల్టీ వాళ్ళు.
అరె! ఇంతంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఇంత నెగెటివిటీలో ఎలా ముందుకెళ్ళాలనిపిస్తుందసలూ!
ఇంకా అసలు, ఇంకే అసలు ముందు స్టెప్ తీసుకోవాలా వద్దా అన్న దగ్గర మేము సగం ఆగిపోయి, సరే ఏదో ఒకటి ఆహ్, ప్రయత్నమైతే చేద్దాం కదా! అని చెప్పి! ఆహ్, చేద్దాము. కష్టపడదాంలే! ఆహ్, మనకిప్పుడు చాలా టెక్నాలజీస్ అనేవొచ్చాయి. ఏఐ ఉన్నాయి. చాట్‌జీపీటి కోపైలెట్ వీటిని సహాయం అడుగుదాము. అట్‌లీస్ట్ కొంచెమన్నా హెల్ప్ జేస్తారు కదా! దానుంచి మనం ట్రై చేద్దాం స్టెప్ బై స్టెప్ అని ఆలోచించుకున్నాము.
మంచి ఆలోచన! ఎవరికొచ్చిందది?
ఆహ్, మా స్నేహితురాలొక అమ్మాయి చెప్పింది. ఇలా చేద్దాం కదా! అంటే హ్మ్. ఇంక సరే ఓకే కానిద్దామూ అని చెప్పి, అలా మేము కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసాము. బట్ అనెక్స్‌పెక్టెడ్‌గా మేము టాప్‌లో రాలేకపోయామన్నమాట. టాప్ 20లో రాలేకపోయామందులో.
బాగా ఆలోచించారు. ఓకే. అరెరె! బాగా పాపం అప్పటికే చాలా కష్టపడ్డారు గానీ ఓకే. ఓకే. ఇట్స్ ఓకే. లైఫ్ అన్నక కామన్.
ఇంకా బాగా అంటే హ్మ్. అది ఇంక ఫెయిల్యూర్స్ అనేది వచ్చి, ఫెయిల్యూరొచ్చింది దానికంటే ఎక్కువ బాదేంటంటే ఎవరైతే సీనియర్స్ మాతో అన్నారో ఇది అది అని చెప్పి, వాళ్ళొచ్చి మేము ఆల్రెడీ చెప్పాం కదా! మీ వల్ల కాదు అని చెప్పి, అయినా వచ్చి మీ టైమ్ వేస్ట్ చేసుకున్నారు! అన్న విధంగా మాట్లాడారనమాట.